ఓకే. వాళ్ళని లేపాలంటారు పైకొంచెం. <laughs>
వాళ్ళ వాళ్ళని లేపాలి. మీరు ఎంత గొప్పోళ్ళు. అంటే మీకిది కనపడకపోవచ్చు. మీకర్థం ఆ! మీరు మీరు, మీరు ఆ స్థాయికి వెళ్లారంటే మీకు ఎంత స్ట్రెసుంటది మీరు నాకు తెలుసు మీ పైన నుంచి వాళ్ళు గూడా మిమ్మల్ని ఎంత ఒత్తిడికి గురి చేస్తున్నారో. సరే ఆ ఫ్రస్ట్రేషన్‌లో మీరు ఒక మాటనొచ్చు తప్పు లేదు. కానీ సార్ నాకిది చిన్నగా హర్టయినట్లనిపిస్తుంది. మీరు కొంచెం చూసుకోండి అని అలా నెమ్మదిగా మనల్ని తగ్గించుకుని వాళ్ళని పెంచుకుంటూ నేను చెప్పా గదా! ఇలా తుండి గుడ్డ దీసుకోటం అని అది ఆ! అలా కాదని జెప్పి మీ ప్రవర్తన బాలేదు నేను హెచ్ఆర్‌కి రిపోర్ట్ జేస్తాను. నాకది ఇది అన్నాడంటే మన రేటింగ్స్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఇంకా మనల్ని ఎక్కువ టార్చర్ జేస్తారు.
<chuckles> మహాప్రభులు. <chuckles> ఓకే. యెస్. యెస్. అవునవును. యెస్. యెస్. మెల్లగనమాట. <laughs> <laughs> నిజమే అండి. యెస్. యెస్. ఇప్పుడు హెచ్ఆర్‌లు, మేనేజర్‌లు ఒకటే యాక్చువల్‌గా. ఇప్పుడు హెచ్ఆర్‌కు జెప్పిన వేస్టే యాక్చువల్‌గా. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు. మళ్ళీ ఈ ఎంప్లాయే టార్గెట్ జేస్తుంటారు చాలా సార్లు. ఇలాంటివి ఇట్లాంటియి కార్పొరేట్‌లో ఇలాంటి మరి జనరల్‌గా సర్వసాధారణంగా జరిగిపోతుంటాయి. జనాలు గూడా అలానే అలవాటు పడ్డారు పాపం. ఏం జేయలేక. ఓకే. ఒకజ ఒకైతే హ్మ్.
అవును. కరెక్ట్ జెప్పారు. కరెక్టు. నిజం, నిజం, నిజం. హ్మ్. అవును, అవును, అవును. ఏంటంటే ఇప్పుడు ఉద్యోగాల ఆహ్, పరిస్థితి బాలేదు. ఎక్కడ ఎవడిని ఎవరిని తీసేస్తారో ఎప్పుడు తీసేస్తారో తెలీట్లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పని జేసుకుంటున్నారు అందరూ. <chuckles>
నిజమే అండి. నిజమే, నిజమే. అలా జాగ్రత్తగా పని జేసుకుంటూ <giggles> వారి ఈయమ్‌ఐల కోసమే పాపం వాలంతా కష్టపడి
హ్మ్. <chuckles> అంతే అంతే ఇ ఇటు సంపాదించి అటు బ్యాంక్‌లకిస్తున్నారు అంతే. ఏం లేదు పాపం. <chuckles>
యెస్. యెస్. అయితే కొన్ని, కొన్ని హ్మ్. చిన్న చిన్న టిప్సన్నమాట. కొత్తవారికి కాని లేపోతే ఎవరన్నా గాని మెరుగుపరుచుకోవాలంటే గాని వాళ్ళ సంభాషణ క్లిష్టంగా ఉన్నప్పుడు ఎలాంటి టిప్సయితే గనక హెల్ప్‌ఫుల్ అయితాయంటే గనక నువ్వేం జెప్తావ్?
హుహు. హుహు.